ఆ! అంతే ఇంకా వేరే ఆప్షనే లేదు. నాకు ఫీవరొచ్చిందంటే ఇడ్లీయే. ఇంకేమి ఉండదు. టాబ్లెట్సేసుకోవాలి గదా! వాటెవర్ డోలో ఏదో ఒకటి ఆహ్, అలా అన్నమాట. నేను ఇడ్లీ ఎసేసుకుని ఆహ్, ఛీ ఇడ్లీ తిసుకు తిని టాబ్లెట్ ఏసేసుకొని
హుహు. అవును. హ్మ్. హుహు. తీసుకొని. <chuckles> ఆ! టాబ్లెట్స్ ఏవో తినేసి. ఆ!
<laughs> అలా తగ్గించుకుంటామన్నమాట. ఇంకా వాటరెక్కువ తాగాలి. ఎందుకంటే ఆహ్, జబ్ జబ్బులో ఉన్నప్పుడు జలుబులో ఉన్నా సరే, మనకి ఏమి తినబుద్ది తాగబుద్ధి కాదు గదా! ఫస్టు హైడ్రేషననేది ఇంపార్టెంట్. బాడీ రిపేర్ తనకంట తను చేస్తూ ఉంటది. లోపల వైట్ బ్లడ్ సెల్స్ మనకోసం ఫైట్ చేస్తుంటాయి. అది వైరస్ కానియ్యండి, బాక్టీరియా కానీయండి అవి మన కోసం ఫైట్ చేస్తుంటది ఇమ్యూనిటీ కోసం. కాబట్టి మనం కూడా అంత తగిన రెస్టివ్వాలి ఫస్టు. అంటే అందుకే అంటారు కదా జబ్బు పడినా కూడా వర్క్ చేయొద్దు, బాడీ‌ని ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో అనేది ఇందుకే. అంటే బాడీలో దానికది రిపేర్ అయ్యేంత విశ్రాం విశ్రాంతి మనమివ్వాలి ఫస్ట్ థింగు. ఇంకోటి
ఆహా! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హుహు. దానికంత సమయము, విశ్రాంతి అన్నీ ఇవ్వాలనమాట. అదే విధంగా ఆహారం గూడా ఇవ్వాలి.
అవును. అవును. ఎంత ఆహారం లైట్‌గా తిన్నా ఇంకొకటి ఏంటంటే, ఆహ్, కొంచెం అటు, ఇటు వాకింగ్ కూడా చేయాలి, మరీ ర్ విశ్రాంతి అని చెప్పి 24 పడుకున్నా కూడా, <smacks lips> అదొక సెడంటరీ అయిపోతది, ఒకలాంటి లేజినెస్ లాగా అయిపోతది. అలా గాకుండా తిన్నంగ తిన్నంబడే ఒక 10 మినిట్స్ అలా స్లో వాకింగ్ ఫాస్ట్‌గా గూడా ఫాస్ట్‌గా వాక్ గూడా చేయలేరు జబ్బులో అది వేరే విషయం. సో, స్లో‌గా అలా వాకింగ్ చేస్తుంటే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. నిజమే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే దానికెవరు బాధ్యులు? ఆ! ఆ!
<laughs> అవును. అలా అన్నమాట. ఇంకా డైజెస్టివ్ ఇష్యూసున్న వాళ్ళకి బాక్టీరియా ఉన్న ఫుడ్డు తింటే మంచిదండి. గుడ్ బాక్టీరియా, బాడ్ బాక్టీరియా అని 2 ఉంటాయి గదా! మీకు తెలిసే ఉండాలి పెరుగులో బాక్టీరియా ఉంటది. లాక్టోబాసిల్లసని. యాహ్! వెరీ గుడ్. అలానే యోగర్ట్‌లో కూడా, యోగర్ట్‌లో ఏంటంటే ఇంకా స్ట్రెప్టోబాసిల్లస్ అని కొత్త, కొత్త స్ట్రెయిన్స్ తెచ్చి చేస్తుంటారు. ఎపిగామియా యోగర్ట్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటివి? అందులో ఇంకెక్కువ బాక్టీరియా ఉంటది.
హ్మ్. హ్మ్. ఉంటుంది. తెలుసు, తెలుసు. ఈ మాత్రమయితే తెలుసు. హ్మ్. హుహు. నేను తినలేదు. అసలు పెరుగు, యోగర్ట్‌కి తేడా ఏంటసలు?